నేను రీసెంట్‌గిన్నాను ఆహ్, రీసెంట్‌గిన్నాను గాబట్టి, అవి అప్ కొన్న అప్లై చేయడానికింక నాకు సమయం రాలేదు. కొన్నేంటంటే, నేను ఆహ్, పెద్ద వాళ్ళక్కూడా కొంచెం అంటే నేను గౌరవం ఇస్తాను నార్మల్‌గా. అదేంటంటే, వాళ్లతో చేతులు చూపెట్టి మాట్లాడొద్దు, లేదంటే వాళ్ళకెప్పుడు చూసినా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఏదైనా మనతో పెద్ద వాళ్ళయితే గారు అనుకుంటా, అండి అనుకుంట మాట్లాడాలి. అని చాలా చెప్పాడన్నమాట అవి. ప్రస్తుతానికి
అంటే మోరల్స్‌ని. ఓకేకే. అదేనండి. అంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఆహ్, ముఖ్యమైన సారాంశం అన్నమాట ఆ పాయింట్‌లో.
హ్మ్. అవును. ప్రస్తుతానికి అవి పాటిస్తున్నాను. ఇంకా అప్లై జేయాల్సినయి ఇంకా సమయం రాలేదు. సమయమొచ్చాక అవి కూడా అప్లై జే
హ్మ్. అంటే, అంతకు ముందు అంత గౌరవం అనేది ఇచ్చేవాళ్ళు కాదంటారా? కొద్దిగా కంపేరేటివ్లి ఇప్పుడు ప్రెజెంటు అందరికిస్తున్నా అన్నారు కాబట్టి. అంతకు ముందు, పెద్దవాళ్ళకి అంతలాగా ఇచ్చేవాళ్ళు కాకపోయిండారా?
ఆ! హ్మ్. అవును. అంతలా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే, ఒక్కోసారేంటంటే నా చెయ్యి ఆటోమేటిక్‌గా చూపెట్టడాలు ఇట్లా, అలా అవుతూ ఉండేదన్నమాట. అవి నేను చాలా కంట్రోల్ జేసుకున్నాను. ఆహ్, ఇలా చెయ్యి జూపెట్టి మాట్లాడకుండా ఆహ్, ఓ కొన్ని కొంత కొంతమందంటే, ఆహ్, మనకి అంటే నా ఏజ్ లాంటోళ్ళకి ఈగో‌లుంటాయి ఎక్కువగా. వాళ్ళే వచ్చి మాట్లాడాలి ఫస్ట్. నేనేంటి పోయి మాట్లాడేదనేసి నాకు ఇగో ఉంటదన్నమాట. నేనేం జేశా
ఆ! ఓకే. కే అంటే పెద్దవాళ్లే వచ్చి మాట్లాడితే, నేను మాట్లాడొచ్చులే అన్నట్టుగా ఉండేవాళ్ళన్నమాట. హ్మ్.
హ్మ్. అనట్టు‌గా ఉండే. అవును. అన్నట్టుగా అలా ఉండే నాకు. తరువాత నేను మార్చుకున్నాను. ఆహ్, అసలేంటి వాళ్లొచ్చి మాట్లాడేది? వయసులో నేను చిన్న గాబట్టి నాకేమన్నా కావాలంటే నేనెళ్లడగాలి అనేసలా మార్చుకున్న.
ఓకే.

అబ్బో! కొంచెం ఇబ్బందే కదండీ! అయినా ఆడపిల్లలున్నప్పుడు కూడా కొంచెం అవి చూడాలి కదా! అంటే ఎట్‌లీస్ట్ మీ నాన్నగారు ఫోటో చూపిస్తున్నారు కదా!
నేను హ్మ్. అవును.
అది కూడా లేదనుకోండి. అది వేరే విషయం. నిజంగానే పోలీసులు వాళ్ళ కర్తవ్యం చేయాలి కాబట్టి తప్పదు. కానీ ఆడపిల్ల ఉంది పైగా ఫోటో చూపిస్తున్నారంటే కొంచెం కన్సర్న్ అన్న చూపించి ఉండాల్సిందేమో.
హ్మ్. నిజంగా. అలా అలాగే చూపియలే నేను కూడా అడిగా ఆల్రెడీ ఉంది కదా! లేకపోతే మీరు తీసుకెళ్ళిన మేము ఏమనకపోయే వాళ్ళం అన్న కూడా వాళ్ళు వినలేదన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రయాణంలో నాకు హ్మ్. నాకేంటి అంటే ఎలా
మరి తీసుకెళ్ళిపోయారా? అయ్యో! మరి మీ మీరెలా ఎళ్లారు అక్కడి నుంచి?
అక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని వచ్చేసాం ఇంటికి. ఇగ నెక్స్ట్ డే మా డ్యాడీ ఎళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ చూపించి, అక్కడన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని మళ్ళి బైక్ తీసుకొని వచ్చాడు అంతా. అంటే డే మొత్తం వేస్టయిపోయింది.
అబ్బా! అదేనండి. ఆహ్, అంటే మీరు ఎమ్మట్నే తిరిగి వెళ్ళిపోయారంటే మీరు ఏదైతే పని గురించి స్టార్టయ్యారో ఆ పని చేయలేదయితే ఆ రోజు.
సో లేదు. అది చేయలేదు. నెక్స్ట్ డే గూడా చాలా వేస్టయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా మనతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేసి నేర్చుకున్నాను ఆ ప్రయాణంలో.
అయ్యో! ఓకే. అయితే ఇది పాఠం కాదు గుణపాఠం కింద అనుకుంటారా?
తప్పనిసరిగా అనుకున్నాను. ఇంకోసారి నేను ఎటు వెళ్ళినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే, <smacks lips> దానికి కావాల్సినవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ హ్మ్.
అదే. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని పాలిస్తూ ఆహ్, ఈ హెల్మెట్లు గాని లేకపోతే అవన్నీ మనం అవన్నీ మన దగ్గరే ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు పడవు అని జెప్పేసి ఆరోజు తెలుసుకున్నారన్నమాట.
హ్మ్.